అలా అని కాదండి. అంటే వాళ్ళెక్కువ యాడ్ చేసేది ఏంటంటే సీ ఫుడ్ యాడ్ చేస్తారు అంటే, ఆహ్, పచ్చి రొయలు అని తరువాత చేపలొకటి.
ఓకె. ఆ! మన దగ్గర రొయ్యలతో కూడా పెడుతున్నారు కదా ఇప్పుడు పచ్చడ్లు.
అవును. అవి యాడ్ జేస్తారు, అంటే 2 ఉన్నాయనమాట, అందులో వేరైటీలు 2 వేరైటీలు ఉన్నాయి. ఒకటి వేజ్జు ఇంకోటి నాన్ వేజ్ అన్నట్టు. కాపోతే అక్కడ తినె అక్కడ ప్రజలు మాత్రం ఎక్కువ వాడేది నాన్ వేజ్జే అంటే ఈ పచ్చిరొయలుని ఆహ్, చేప కూడా వ హ్మ్, వేస్తారు
ఓకె. ఓకె. ఓకె. అక్కడ వాళ్ళు ఎక్కువ న్ నా నాన్ వేజ్ పాడత అయితే ఈ కొరియన్ ఆవకాయని మీరింట్లో ట్రై చేసారా పెట్టడానికి? ఓకె.
చేశానండి. అంటే నాకు చాలా కష్టమైంది. ఆ నాపా క్యాబేజు అనేది దొరకడం, అది దొరికిన తర్వాత దాన్ని ఆహ్, దాన్ని ఉప్పు నీటిలో ఊరబెట్టి అది చెయ్యాలి, అలాగే చేశాను. కానీ నేను చేసింది వెజిటేరియన్ వెర్షను.
ఆహా! ఓకె. ఉప్పు నీటిలో అసలు రెసిపీ ఏంటి రెసిపీ ఏంటండి దానిది?
రెసిపీ ఏంటంటే, ఆ క్యాబేజ్‌ని మనం ఆహ్, నానబెట్టి ఉప్పులో దాన్ని ఆహ్, 4 సార్లు కడగాలండి. ఆ రెండేసి గంటలు గాప్‌లో కడిగిన తరువాత దాంట్లో ఆహ్, ఈ ముల్లంగి, ఇవన్నీ ఉంటాయి ఆహ్, ఆహ్, యెల్లుల్లిపాయలు ఇవి తర్వాత ఇవన్నీకలిపి జ్యూస్ చేసి కుదిరితే అందులో పళ్ళు గూడా వేసుకుంటారు. అంటే ఆపిల్ గానీ, పైనాపిల్ గానీ ఇలాంటివి. ఆ జ్యూస్‌లో అది యేసి తిప్పేస్తారనమాట ఉల్లిపాయలు, యెల్లుల్లిపాయలు ఈ పళ్ళు.
ఓకె. ఓకె. ఆహా! ఓకె. ఆ! పళ్ళు ఓకె. కూడ వేస్త్ ఓకె. అంటే మనం ఇవన్నీ అంటే మన ఆవకాయలంటే కొంచెం ఆవపిండి ఇవన్నీ వేస్తాం కదా! నిలవుండడానికి. మరి పళ్ళ రసాలు పళ్ళ రసాలు అన్నీ వేస్తే కుళ్ళిపోదా?
అలా వాళ్ళు పిండిలంటే ఈ ఆ! పళ్ళు అది గూడా వేస్తారండి. అహా! లేదండి, లేదు. అది 3 రోజుల తర్వాత తీస్తారు అది బాక్స్‌లో పెట్టేసి, అదే గాలి దూరని బాక్స్‌లో బెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి 3 రోజుల తర్వాత తీస్తారు. అది ఎప్పటికి కూడా అలానే ఉంటది వాళ్ళు చెప్పేదేంటంటే రోజులు తరబడే కొద్దీ దాంట్లో ఉన్న రుచి పెరుగుతదంటారు అలాగే
ఓకె. ఓకె. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి దీన్ని. అంటే దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలా?
ఆ! ఫ్రిడ్జ్‌లో‌నే పెట్టాలండి. బయటుంచితే పాడైపోతది. అది ఫ్రిడ్జ్‌లో‌నే ఉంచాలి. కానీ దాన్ని వెంటనే కూడా ఆద్ ఆద్ తినొచ్చు. అంటే ఒక గంట, 2 గంటల తర్వాత మనం తినేయొచ్చు. అప్పుడొకా రుచి ఉంటది, అలాగే 4, 5 రోజుల తర్వాత ఒక రుచి ఉంటది, ఇంకా 6 నెలలు, సంవత్సరం అయితే ఒక రుచి ఉంటది.
ఓకె. ఓకె. ఆహా! ఓకె. ఓకె. ఇంకొక రుచి ఉంటది. అలా రోజు మరిగే కొద్దీ రుచి మరుగుతుందనమాట. అయితే మీరు ఇది చేసేతప్పుడు ఫెయిల్ అయ్యారా? డైరెక్ట్ ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయిందా?

ఫస్ట్ టైమ్ ఇంట్లోనే తిన్నానండి. అంటే బయట నుంచి నేను ఆర్డర్ తెప్పిచుకొని, తిన్నానది.
అదే ఆర్డర్ తెప్పించుకున్నారు కరెక్టే, అది ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? అని అడుగుతున్నాను.
ఆ! అంటే, అది ఒక పెద్ద షాప్ అండి. కునాఫా వోల్డ్ అని బ్యాంగళూరులో.
ఓకే.
అక్కడి నుంచి నేను తీసుకొని తెప్పించుకున్నాను. అది తి
అంటే, చిన్నప్పటి నుంచి మీకు ఇలాగా కొత్త డిష్లు ట్రై చేయాలనే ఇంట్ర‌రె‌స్టుండేదా?
ఆ! ఇంట్ర‌రె‌స్టుండేదండి. ఇంట్ర‌రె‌స్ట్ బాగా ఇంట్రెస్టు అవి కొత్తగా అంటే, మనకి నచ్చిందంటే, నేను అది వదిలిపెట్టేదాన్ని కాదు. మళ్ళీ నేను నేర్చుకుని మరి ఇంట్లో ట్రై చేసి, మిగతా వాళ్ళకి కూడా తినిపించేదాన్ని. ఆంత్
ఆహా! ఓకే. ఓకే. అలాగా మీరు ప్రయాణాలు చేసేదప్పుడు, ఎక్ ఎక్స్‌ప్లోర్ చేసారా ఎప్పుడైనా? డిఫరెంట్, డిఫరెంట్ రుచులు అయన్నీ?
హ్మ్. ఆ! ఆ! చేస్తానండి. నాకు నేను, నేను మామూలుగానే భో భోజన ప్రియురాలిని. సో, ఏదైనా కొత్త వంటకం గానీ, కొత్త డిష్ గాని ఉంటే, ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను.
ఓకే. ట్రై చేస్తారన్నమాట.
అవును. దానికి తోడు నాకేమైందంటే, నేను వేరే దేశాలకు కూడా వెళ్ళడం జరిగింది, నా పెళ్ళైన కొత్తలో అది.
వేరే దేశాల అంటే, అంటే తినడం కోసమే!
తినడం కోసం కాదండి. నార్ మాములుగా వెళ్ళాను.
నార్మల్‌గా వెకేషన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్డు బాగా ట్రై చేసారు.
ఆ! అవును. కానీ, ఆ దేశాలకి వెళ్ళినప్పుడు, నన్ను అత్యంత ఆకర్షణీయంగా చేసింది మాత్రం భోజనమే. అక్కడ వాళ్ళ అలవాట్లు, బు ఆహారపు అలవాట్లు గానీ, ఏం గాని, ఇలాగ ఒక ప్రాంతానికి మన ప్రాంతానికి ఎంత వ్యత్యాసం ఉంటదో, నాకు అప్పుడు అర్థమైంది. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత.
భోజనం. అప్పు అంటే, ఒక్కొక్క ప్రాంతాల్లో, ఒక్కొక్క రకమైన భోజనం ఉంటదనేది ఓకే, ఇలా కొత్త రుష్ రుచులు అన్వేషించే ఆహ్, అప్ ఈర్ ఫ్యాషనుంది కదా, మీకు భోజన ప్రియత్వమనేది, అయితే ఇంట్లో కూడా ఇలాంటి అక్కడ తినేసొచ్చి, ఆ రుచులు ఇంట్లో కూడా ప్రయత్నించారా?
అవును. భోజనం దొరకడం. వా ఆ! హ్మ్. ఆ! చేశానండి. అంటే ఆహ్, సౌత్ కొరియా వెళ్ళా నేను. మ మొదట. ఆ! వేరే దేశం. అక్కడ చాలా పాపులరైన వంటకం, కిమ్చీ అంటారు. అది ఆహ్, కిమ్చీ దాన్ని నాపా క్యాబేజనే క్యాబేజ్‌తో అది ఒక రకమైన క్యాబేజ్. మనకిప్పుడు పెద్ద, పెద్ద సిటీస్‌లో దొరుకుతుందది. ఆహ్, కానీ జనరల్‌గా అయితే మనకు దొరకదు. ఆహ్, ఆ క్యాబేజ్‌తో చేస్తారు. వాళ్ళు ఏంటంటే మనము ఆవకాయ పచ్చడ్లు
హుహు. ఓహో! ఓకే. కిమ్చీ. ఓకే. అంటే ఏంటండి? ఓకే. ఓకే. అంటే అది వెజిటేరియనేనా? ఓహో! ఆవకాయ పచ్చడి లాంటిదా?
ఆ! వెజిటేరియనే అండి. ఆవకాయ పచ్చలు ఆహ్, లేదా ఈ పచ్చడ్లు అవి పెట్టుకుంటావుంటాం కదా! యాహ్! ఏళ్ళ తరబడి నిలవుండేవి. అలాగే అది కూడా అన్నమాట. ఆహ్, వాళ్ళకి అది ఒక వన్ టైప్ ఆఫ్ పచ్చడి.
అవునవును. అవును. అంటే, ఆ సైడు, కొరియా వాళ్ళ ఆవకాయ పచ్చడన్నమాట.
ఆ! ఆవకాయ పచ్చడి. దాన్ని క్యాబేజు వాళ్ళ కారం మళ్ళీ వేరేగా దొరుకుతుంది. వాళ్ళ మిరపకాయలు వేరు. ఆ! మిరపకాయలు. అందులో 2 రకాలున్నాయండి. అంటే ఒకటి ఓన్లీ కూరగాయలతో చేసేది. ఒకటి కొంచెం మాంసం కూడా యాడ్ చేసేది ఉంది అందులో. మాంసం అంటే ఆహ్, ఎక్కువ
ఆహ! ఓకే. ఓకే. అంటే మాంసంతో కూడా చేస్తారు అంటే, మన, మన సైడ్ చికెన్ పికిల్ ఎలాగో అలాగా?

ఫస్ట్ టైము సక్సెస్‌గానే అయ్యిందండి. ఎందుకంటే, ఆహ్, వెంటనే తినేశాము. ఆ! ఖాళీ అయిపోయింది. ఆహ్, నేను చేసినదంత మటుకు అయితే ఖాళీ అయిపోయింది, కానీ ఎక్కువ రోజులు నిలవ ఉంచే పరిస్థితి రాలేదు నాకు. అదెలా ఉంటదో తెలీదు నేను చేసినప్పుడు, కానీ ముందే ఖాళీ అయిపోయింది.
ఓకే. నువ్వా? అందరికింట్లో కూడా నచ్చేసిందయితే? ఓకే. ఓకే. ఓకే. అయితే మీ ఇన్‌స్పిరేషనెక్కువ ఎక్కడి నింజొస్తది? ఏదన్నా కొత్త టేస్ట్ ట్రై చెయ్యాలంటే ఎవరన్నా ఫ్రెండ్స్ దగ్గర సజెషన్ దీసుకుంటారా, లేకపోతే యూట్యూబ్‌లోంచి జేస్తరా?
అవును. ఆహ్, కొత్తాగంటే, ఇన్‌స్పిరేషన్ హ్మ్. మన మామూలు వంటకాలు ఇంట్లో చేసుకునేవయితే నా ఇన్‌స్పిరేషన్ మా మమ్మీ. ఆ తర్వాత మా నాన్నగారండి. మా నాన్న గారు ఆ!
ఓకే. ఓహో! మీ నాన్నగారు కూడా వంట చేస్తారా?
వంట అప్పుడప్పుడు జేస్తుంటరు. <giggles> ఆయనకెప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడూ ఖచ్చితంగా వంట గదిలోకి వెళ్లి ప్రయోగాలు చేస్తుంటరు. ఆయన చేసిన దాంట్లో నాకు నచ్చిన రెసిపీ చికెను ఫ్రై అండి. అది ఖచ్చితంగా మా నాన్నగారు చేస్తే మాత్రం నేనస్సలా ఒదిలిపెట్టను, కానీ నేను చాలా సార్లు ఆయనలా చేద్దామనుకున్నాను, గానీ ఆ రుచి మాత్రం రాలేదు నాకు. ఆయన చెప్పినట్టే చేశాను, గానీ ఆ రుచి మాత్రం రాలేదు. అలాగే, ఇంకొక ఇన్‌స్పిరేషన్ మా అమ్మగారు. మా అమ్మగారు చేసే గోంగూర పచ్చడంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ అందులో దిట్ట. <giggles>
ఓకే. ఓకే. చికెను ఫ్రై. ఓకే. రాలేదా? అయ్యయ్యో! మరీ ఓకే. ఓకే. అదైనా ఒచ్చిందా కరక్ట్‌గా? అదైనా కరక్ట్‌గొచ్చిందా?
ఆ! అదొచ్చిందండి. మా అమ్మగారు చెప్పిందయితే ఒచ్చింది. మా నాన్నగారు చేసిందయితే మాత్రం నాకు ఇప్పడికి రాదు. ఆ! ఆ! ఒస్తది, గానీ ఆయన టేస్ట్‌లో మాత్రం రాదు నాకు.
ఓకే. ఆయనకే ఒస్తదేమో ఆ రెసిపీ. ఓకే. అయితే యూట్యూబ్ నుంచి కూడా ఇట్లా ఏదన్నా కొత్తా టేస్ట్ గానీ, అలాంటియి ట్రై చేస్తారా?
హ్మ్. అవును. యూట్యూబొకటి ఫాలో అవుతానండీ. తర్వాత ఇన్‌స్టాగ్రామొకటి ఫాలో అవుతాను. అంటే
ఓకే. ఏ ఛానెల్సెక్కువగ ఫాలో అవుతారు, ఎవరిది?
ఆ! 'హోమ్ కుకింగ్ షో' అనీ గీత సుబ్రహ్మణ్యమని ఒకావిడుంటారు. ఆవిడీ తమిళ్ అండ్ తెలుగు రెండాటిలో జేస్తారు షో అది.
ఓకే. ఆహా!
ఆవిడివి బావుంటాయి. అంటే, అన్నీ కరెక్ట్ క్వాంటిటీసవి చెప్తా ఉంటారు. ఆవిడదొకటి ఫాలో అవుతాను. అండ్ తర్వాతా 'యువర్ ఫుడ్ ల్యాబనీ' ఒక నార్తిండియన్ అబ్బాయిది ఒకా ఛానెలుంటది.
ఓకే. ఆహా! అ అక్కడ నించి కూడా ఫాలో అవుతారు. నార్తిండియా వంటలైనా కూడా చేస్తారనమాట.
ఆ! అతనిదయితే మొత్తం టేకింగ్ గానీ, వీడియో గానీ, చాలా బా చేస్తారనమాట ఆయనది. ఆయనాది చూస్తూ ఉంటేనే చాలనిపిస్తది ఆహ్, వంటకం.
ఓకే. ఓకే. ఆ! చూస్తేనే తిన్నంతా హా ఆనందమనిపిస్తదా? మరీ
అవును. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో 'హరీష్ కుక్ బుక్కని' ఇలాంటివన్నీ ఫాలో అవుతుంటానండి. హ్మ్.
ఓకే. అన్నీ ఫాలో అవుతారయితే. అయితే, మరీ కొత్త రుచులు వెతికే ప్రయత్నంలో మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారా?
అవునండి. ఎక్కువా మనకి డీప్ ఫ్రైడయిటెమ్సవి ఉంటే అవి నేనెక్కువ చెయ్యను. ఆ! కూరగాయలతో ఎక్కువ ఏమన్నా ఉంటే బాగా ట్రై జేస్తాను. అలాగే నాన్ వెజ్‌లో కూడా చికెనుతోనే ఎక్కువ చేస్తాం తప్పా మిగతా ఆహ్, అవి అంతా చెయ్యను.
ఓకే. ఓకే. మరి ఓకే. ఓకే.